'డీజే టిల్లు' ఆ!
ఆ! చాలా అల్లరి చేసాము. భలే ఎంజాయ్ చేసాంలే సినిమాలో మాత్రం.
<giggles> ఓహ్! ఓకే, అందులో సాంగ్స్ కూడా బాగుంటాయి, ఫస్ట్ 'డీజే టిల్లుతో' స్టార్ట్. హ్మ్. హ్మ్.
ఆ! మంచి జోష్ ఉంటాయి కదా! పాటలు కూడా. ఫస్ట్ ఫస్ట్, కానీ మా బ్యాడ్‌లక్ ఏంటంటే, మేమెళ్ళేటప్పటికి అందులో ఉన్న స్టార్టింగ్ డీజే టిల్లు టైటిల్ సాంగ్ ఉండిద్ది కదా! అది ఎగిరిపోయిందన్నమాట, అంటే పోయింది సాంగు. అయిపోయింది.
ఓకే. ఆ! అది అయిపోయింది. అప్పటి వరకు అయిపోయి <chuckles> అంటే మీరు తొందరగా వెళ్ళలేదా లేపోతే లేట్ అయిందా?
ఆ! లేట్‌గా వెళ్ళాము. కాలేజ్‌లో లేట్ అయిపోయి టీచర్స్‌ని మేనేజ్ చేసి వెళ్ళేటప్పటికి, టైం అయిపోయిందన్నమాట.
ఓకే, ఆ! హ్మ్. ఓకే, ఓకే. అంటే మీరెప్పుడూ డైరెక్ట్‌గా మూవీకెళ్ళలేదు. కాలేజ్‌కి వెళ్లి కాలేజ్‌లో అటెండెన్స్ వేసుకొని మూవీకెళ్ళిన సందర్భాలే ఎక్కువున్నట్టనిపిస్తుంది నాకు.
<giggles> ఆ! బాగా.
అంటే మీరు చదువుకోవడంతో పాటు ఇదే ఎక్కువగా <chuckles> చేసినట్టున్నారు. ఆ! దాని గురించి ఏమంటారు మీరు?
<giggles> అంటే ఆ సినిమాలు ఇయన్ని ఏంటి అంటే, లాస్ట్‌కొచ్చేటప్పటికి ఫైనల్ ఇయర్‌కి అలవాటయిపోయిందన్నమాట. మళ్ళీ ఇంకా కలవము ఫ్రెండ్స్ తో ఎలా ఉండిద్దో తెలియదు. ఎవరు మాస్టర్స్‌కెళ్తారో ఏంటో సిచ్యువేషన్ తెలియదు. ఎంజాయ్ చేసేయాలి, సినిమాలన్ని చూసేయాలి, అని బలంగా ఫిక్స్ అయిపోయామన్నమాట. ఎన్ని సినిమాలు చూసామో.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అవును. అవును. తెలీదు, తెలీదు. హ్మ్. ఆ! అంటే, మీరిందాక సాంగ్‌లో పాడినట్టు <chuckles> 'ఒకే ఒక్క జీవితం మట్టిపాలు కానీకు' అని. <giggles> మట్టి పాలు కానియకుండా థియేటర్ పాలు చేసారన్నమాట మీరు. <giggles> ఐతేన అయితే ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలు ఏంటంటే, ఇట్లా టక టక టక వచ్చేస్తాయి థియేటర్స్‌లోకి. అట్లా ఫ్రీక్వెంట్‌గా, ఒక మంత్‌లో ఒక 2, 3 మూవీస్ మీ ఫ్రెండ్స్‌తో చూసిన సందర్భం ఉందా?
ఆ! అంతే అదే ఎగ్జాక్ట్‌గా. హ్మ్. అవును. <chuckles> చాలా. హ్మ్. హ్మ్.